ఇప్పుడేంటంటే అండి. కొంతమంది ఉద్యోగం అక్కడ మా ఇప్పుడు ఏదైనా కంపెనీలలో కాని, లేదంటే ఎక్కడైనా, మనం పని చేస్తుంటే ఆ ఉద్యోగం మానేయడానికి చాలా అంటే, చాలా రీజన్లు ఉంటాయి. లేదంటే ఇంట్లో ప్రాబ్లమ్స్ అనో, లేదంటే ఒత్ ఆహ్, జాబ్‌లో ఒత్తిడి వల్లో లేదంటే, మనకి ఎక్కడన్నా మంచి, దానికన్నా బెటర్ జాబ్ రావడం ఇలాంటివి కొన్ని ఉంటాయి కదా! అలాగా మీరు అలాగా మీరు ఉద్యోగం చేస్తున్నప్పుడు గాని, లేదంటే మీరు అలా వర్క్ చేస్తున్నప్పుడు గాని, మీకేమన్నా అలాగా ఎప్పుడైనా మానేయాలి అనిపించిందా? దానికి తగ్గ రీజన్‌లు ఏమన్నా ఉన్నాయా? అండి అసలు. మాతో పంచుకోగలర ఇలాంటి సంఘటన ఏం జరిగిందా అసలు?
అవునండి. అవునండీ. అవును. ఆ! ఉన్నాయండి. ఆ! ఆ! తప్పకుండా అండి. అది నేను
ఆహా! చెప్పండి.
హ్మ్. పెళ్ళికి ముందు అంటే, ఒక 7 సంవత్సరాలు వర్క్ చేశాను. అంటే నాకు గ్రాడ్యుయేషన్ అయిపోయిన వెంటనే ఆహ్, జాబ్ రావడం జరిగింది. అప్పట్లో మనకి 'ఈనాడు' పేపర్స్ అట్లా ఉండేవి కదా! నా ఇది ఒక 12 ఇయర్స్ బ్యాక్. ఆహ్, అయితే ఆహ్, హ్మ్. వెంటనే జాబ్ వచ్చింది. అంతా బానే ఉంది. నాకు అద్ అంటే, నేను బేసికలి ఫిజియోథెరపిస్టు.
ఓకే. ఆ! అండి. అవునండి. అవును. ఓకే. హ్మ్. ఆహా! బానే ఉందండయితే.
అయితే ఆహ్, హాస్పిటల్‍లో, ఒక 5 ఇయర్స్ చేశానండి. హాస్పిటల్‌లో 5 ఇయర్స్ చేశాక, వాళ్ళెంటంటే హాస్పిటల్ వాళ్ళు ఇంక్ ఆహ్, ఉమెన్ ఫిట్‍నెస్ సెంటర్ అని ఒకటి మళ్ళీ ఫ్రాంచైజ్ తీసుకున్నారు. బెంగుళూరు నుంచి.
ఓకే. బెంగుళూరు నుంచి ఓకే.
హ్మ్, ఆ! బెంగుళూరు నుంచే అక్కడ ఏంటంటే, వాళ్ళు కంప్లీట్‌గా ఎలా చెప్పారంటే, ఓన్లీ ఆహ్, ఫిజియోథెరపిస్ట్‌లే కావాలి మాకు. అంటే ఫిజియోథెరపిస్ట్లయితే ఆహ్, మామూలుగా ఇప్పుడు కేసెస్ గురించి కొంచెం క్లినికల్ నాలెడ్జ్ ఉంటుంది కదా! ఆహ్, సో అంటే, ఫిజియోథెరపిస్ట్ కమ్, ఫిట్నెస్ ట్రైనర్ లాగా మేము ట్రైన్ చేస్తాము వాళ్ళని. అంటే, ఆ కండిషన్‌కి, ఎలాంటి ఎక్సర్సైజ్సో ఆ క్లినికల్ నౌలెడ్జ్ ఉన్న వాళ్ళకైతే తెలుస్తుందన్నట్టు చెప్పారన్నమాట.
అవునండి. హ్మ్. ఓకే. బానే ఉందయితే.
సో, అ హ్మ్. ఆ! బానే ఉంది. అప్పుడైతే మళ్ళీ తర్వాత ఏంటంటే, చెప్పారు ఇట్లాగ ఫిజియోస్ అంటే, బ కొంతమందిని పర్టిక్యులర్‌గా సెలెక్ట్ చేసి, అది ఏంటంటే బెంగుళూరు ట్రైనింగ్‌కి పంపించారు.
ఓకే. దాంట్లో మీరు ఉన్నారండి.
అ! ఉన్నాను. ఉన్నాను. అదే ఒక 3 డేస్ ట్రైనింగ్ అది అంతా బాగుంది యాక్చువలి. నాకా జాబ్ చాలా ఇష్టం ఇప్పటికి. ఆహ్, ఏంటంటే నాకు బేసిక్‌గా, నాకు థియరెటికల్‌గా క్లినికల్ నాలెడ్జ్ వచ్చిందంటే, ఆ జాబ్ అనే చెప్పొచ్చండి. ఏంటంటే ఇప్పుడు హాస్పిటల్‍లో కొన్ని క్లినికల్ కండిషన్స్ చూస్తాం మనం.
<chuckles> ఓకే. పొ హుహుహు. అవును.
ఆహ్, ఈ ఫిట్‌నెస్ దాంట్లో ఏంటంటే, డిఫరెంట్. ఇప్పుడు మీరూ రీసెంట్‌గా ఒక హీరోయిన్‌కి ఒకటి మయోసైటిసని ఒచ్చిందని వినే ఉంటారు. అలాంటిది
అంటే, చూడలేదండి. అంటే, ఎలాంటిదండసలూ?
ఆహ్ అదేంటంటే, ఆటో ఇమ్యూన్ డిజార్డర్. అంటే ఏంటంటే, ఇప్పుడు మనకి టైప్ వన్, టైప్ టూ డయాబెటిసనుంటది. డయాబెటిస్‌లో 2 రకాలుంటాయి.
ఓకే. డయాబెటిసండిదీ, రోగమన్నది?
అయి హ్మ్. అంటే ఒ ఫ టైప్ వన్ అంటే, అదేంటంటే, మన లోపల ఉన్న ఆర్గన్స్ ఆర్గన్సే, ఆహ్, ఎలా అంటే, ఆహ్, తినేస్తాయని చెప్పుకోవచ్చు.
ఆ! అవునవండి. ఓ బాక్టీరియా టైపు మనలో ఉన్న మనం తినేస్తుంటయంటారు అలాగా?
హ్మ్. అంతే, అంతే. సో, ఇట్లాంటివేంటంటే, నాకు హాస్పటల్‌లో చెయ్యడం వల్ల క్లినికల్ నాలెడ్జొచ్చిందని జెప్పచ్చు. ఆహ్, ఫిట్‌నెస్ దాంట్లో జెయడం వల్లేంటంటే, దానికి తగ్గ వ్యాయామాలు ఎలా ఉంటాయ్యో, అని నేర్చుకున్నాననమాట నేను మెయిన్‌గా.
ఓకే. ఆ! అండి.
అయితే, అక్కడ
హుహు. ఓకే అండి.
ఉమెన్స్‌ది చాలా హెల్త్ ఇష్యూస్‌తో ఒచ్చేవాళ్ళండి. అంటే, జిమ్‌కి మాములుగా ఆహ్, బరువు తగ్గడానికొచ్చేవాళ్ళు చూసుంటారు మీరు మాములుగా.
అవునండి. అవును. చాలామందలా ఒచ్చారండి. నేనూ గమనిస్
కానీ అవునవును. <chuckles> అవును. కానీ ఇక్కడేంటంటే, వీళ్ళు హాస్పటల్ వాళ్ళే జిమ్ తీసుకున్నారు గదా ఇప్పుడు ఫిట్‍నెస్‌ది. వాళ్ళేంటంటే, అది మార్కెటింగ్ స్ట్రాటజీ అనుకోచ్చు. ఏంటంటే, ఇట్లా క్లినికల్ కండిషన్స్ ఉన్న వాళ్ళకి ఇట్లా ఇక్కడ గూడా చేస్తారు అన్నట్టూ, మళ్ళీ ఇటు వా ఇటూ ఉండే.
అవును. <chuckles> ఓకే. ఆ! అండి.
సో ఆ! ఇదైతే నాకు చాలా ఏనింటంటే, చాలా బా నచ్చిన జాబిది యాక్చల్లీ. ఆ! ఒ
అంటే, మీరు చెప్పినట్టూ అర్థం చేసుకోవాలంటే, మీకు కూడా తగింది ఈజీగా అనమాట. అంటే అంత ప్రెజరు, అలాంటియేమి లేకుండా, మీకు సింపుల్‌గా ఉండాలి ఇంకది చేసుకోడానికిని కూడా. అంతేనాండి?
హ్మ్. దేన్ అవును. అవును. అవునండి. ఎలా అంటే, నేను నేర్చుకోడానికి ఉపయోగపడిన నా మొదటి జాబ్ అని జెప్పొచ్చు. అన్ అంటే, ఏం లేదండి. ఇప్పుడు 4 సంవత్సరాలు చదువుతాం మనము. ఇంటర్న్‌షిప్ చేస్తాం, సేమ్ మెడిసిన్‌లాగే ఇది గూడా. ఇంటర్న్‌షిప్ చేస్తాము. కానీ, అక్కడ ఏమీ నేర్చుకోనిదంతా నేను, ఈ హాస్పటల్‍లో గానీ, ఈ ఫిట్‍నెస్ దాంట్లో గానీ నేర్చుకున్నాను.
ఓకే. <chuckles> అదే అండీ. అవును. ఆ! అండి.
ఇదంతా బావుంది. తర్వాతేంటంటే, నాకు పెళ్ళైంది. ఈ 7 ఇయర్స్ అయిపోయింది. హ్మ్.
ఓకె. బానే ఉంది గదండీ అయితే. హ్మ్. యాహ్! యాహ్! ఓకె. అంటే ఈ 7 ఇయర్స్ మాత్రం బా చేసుకున్నారు. మీ వర్క్ మొత్తం బా జరిగిందంతా కూడా. ఓకె.
బా చేశాం. అవునవును. బ బా జరిగింది. ఈ జాబ్‌తో నాకైతే ప్రాబ్లమ్ రాలేదు. సెకండేంటంటే, పెళ్లయ్యాక నేను మళ్ళీ ఇంకొక జాబ్ సేమ్ మళ్ళీ ఫిట్‍నెస్ ఫిజియో కమ్ ఫిట్‍నెస్ ట్రైనర్‌గానే వచ్చింది అక్కడ కూడా. బట్ ఇదేంటంటే, హాస్పిటల్ కాదు.
ఖచ్చితంగా. అంటే వేరే దగ్గరా అండి. మీరు ఉండే ప్లేస్ నుంచి వేరే దగ్గరా?
ఆ! నేను మేము ఆహ్, మేము విజయవాడ యాక్చువల్లీ పెళ్లయ్యాక హైడ్రాబాద్ రా ఒ వచ్చామనమాట. సో, ఇంక ఇక్కడేంటంటే వేరే కదా! మనకి ఇక్కడ గూడా చూసుకుంటుంటే, నాకు సేమ్ ఇట్లాంటిదే వచ్చింది. ఇది చెన్నై ఫ్రాంచైజ్డ్ అనమాట. అదక్కడ బెంగళూరు ఇక్కడ చెన్నయి.
ఆ! అండి. ఓకె. ఆహాహా! <chuckles> ఓకె. ఓకె. బానే ఉంది.
అయ్ కాపోతే ఆ! కాపోతే హాస్పిటల్ కాదు గానీ, ఫిట్‍నెస్ కమ్ ఫిజియోలాగ ఉంది. యాక్చువలీ చెప్పాలంటే, ఇది గూడా బావుంది. ఆహ్, సేమ్ అదే క్లినికల్ నాలెడ్జ్ అంతా బాగుంది. బట్, ప్రాబ్లమెక్కడ వచ్చిందంటే, నాకు తర్వాత నేను 2 ఇయర్స్, 2 అండ్ మన మ్యారేజయిన 2.5 ఇయర్స్ తర్వాత కన్సీవయ్యాను. అంటే ప్రెగ్నెంటు. తర్వాత బాబు, అయమ్ బాబు, బాబూ ఇలా అంతా అయిపోతుంది. ఇంక నేను జాబ్ మానేశాను. అంటే, అయ్ ఈయ్యు
ఓకె. అండి. ఆహా! అదే అండి. ఆ! ఓకె. అదే అండి. అర్థమైంది. అర్థమైంది. హ్మ్. అంటే మీరెలాగండి? ప్రెగ్నెంట్ అంటన్నారు కదా! సరే, అంటే ఆహ్, మరీ ఆ ప్రెగ్నెంట్ టైమ్‌ల్లోనే మానేసారా? తర్వాత లేదంటే అలా ప్రెగ్నెంట్‌గా ఉండి కూడా చేశారండి? వర్క్ లేదంటే?
హ్మ్. లేదండి అంటే ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు చెయ్యలేదు. అంటే, వ్యాయామాలు అయి చేయగూడదు గదా! మనము. అంటే ఆ టైమ్‌లో సో, చెయ్యలేదు. బట్
అవునండి. అవును. అంటే, స్టార్టింగ్ మీరు ప్రెగ్నెన్సీ అని పెగ్నెన్సీ అని ఎప్పుడా తెలిసిందో అప్పుడే మానేసరయితే మొత్తానికి.
మానేశాను, మానేశాను. యాక్చువలీ ఈ జాబ్ గూడా నాకు ఏమి అంత లేదు. అంటే, హ్యాపీ గానే ఉందని చెప్పొచ్చు. ఎహ్, ప్రాబ్లమంతా ఎక్కడొచ్చిందంటే నాకు బాబు పుట్టాడు. బాబు పుట్టిన తర్వాత అదేంటంటే, కోవిడ్ టైము.
ఏం జేయాలి? <chuckles> అవునండి.
కోవిడ్ టైమ్ తర్వాత
అయ్యో! ఓకే, ఓకే చాలా మంది ఇబ్బందే కదండీ!
అవును. కోవిడ్ టైమ్ అప్పుడు గూడా ఆహ్, ఏంటంటే మా బాబు పుట్టిన వెంటనే మా పేరెంట్స్ ఎక్స్పైరవ్వడం ఇట్లా జరిగింది. ఇంకా ఏంటంటే కంప్
ఈ కోవిడ్, కోవిడ్ వల్లానండి?
కోవిడ్ వల్ల కాదు నార్మలె. మా మదర్‌కి కిడ్నీ ఇష్యూ వచ్చింది. మా ఫాదర్ హార్ట్ సజ్ ఆహ్, రెండు ఇట్లా అలా అయిపోయిందనుకోవచ్చు. ఆహ్, అయితే సేమ్ అదే మీరన్నట్టు మా మ మదర్ చనిపోయిన 2 మంత్స్‌కి, మా పిన్ని కోవిడ్ అటాక్‌ తోనే.
అయ్యయ్యో! ఓకె. ఓకె. అయ్యయ్యో! చాలా బాధాకరం అని చెప్పాలంటే అసలు.
ఇంకా నాకేంటంటే బాబ్ నిజంగ, నిజంగ. ఇంక అప్పుడు చాలా స్ట్రెస్, ఈ చాలా అవుతాయి కద! ఇంకా దాన్నుంచి బయటపడ్డం చాలా కష్టం అయిపోయింది. అందులోను
హ్మ్. అవునండి. అప్పటికి బాబు పుట్టారండి మీకు?
ఆ! బాబు ఇంకా బాబు 3 ఇయర్స్ ఒచ్చి అంటే, ఇంక ఎవరు లేరండి చూసుకోడానికి, బాబుని కూడా కంపల్సరీ నేనే చూసుకోవాలి. నేను హస్బెండే.
ఓకె. అయ్యయ్యో! ఓకె.
అందుకని ఇంక అసలు నేను ఇంక జాబ్ కూడా ఇంకా ఎత్తలేదు. ఆహ్, చూసుకోవడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే నేను బయట్ అ! బయటికి వెళ్ళి చేసే జాబ్సే ఉంటాయి. నా నా ఫీల్డ్‌కి.
వీల్లేకుండా అయిపోయింది. అదేనా అండి. మీరు ఫిజియోథెరపీ అన్నారు కాబట్టి బయటకెళ్ళే అదే, కాదు మొత్తం ఫిజికల్ గానే ఉంటది. మొత్తం అంతా, ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ కాకుండా. ఓకె. అంటే మీరు అలా అన్నాకా, మరి అప్పుడు ఇన్కమ్ అన్ని, మరి ఇయన్నీ ఎలాగండి? మీరు ఇంట్లో ఉన్న బాబును చూసుకుంటున్నారు. ఆ!
హ్మ్. అవును. అవునవును. అవును. కాకపోతే నాకి ఆ! అదే యాక్చువల్లీ నాకు ఏంటంటే, ఫస్ట్ నించి ఒకళ్ళని అడగాలంటే ఎందుకో అది ఫాదర్ అయినా సరే, హస్బెండ్ అయినా సరే, నాకు కొంచెం నచ్చదండి. అంటే నేను ఇప్పుడు చదువుకున్నంత సేపు ఫా ఫాదర్ మీదే డిపెండ్ అయ్యా కాదనను. వన్స్ ఇంకా స్టార్ట్ చేసాక నేను ఒక 7 ఇయర్స్, 8 ఇయర్స్ జాబ్ చేశాను. నేనే ఇంకా ఫాదర్‍ని, మదర్‍ని చూసుకున్న సందర్భాలు ఉన్నాయి.
అదేనండి. హ్మ్.
ఇప్పుడు ఏంటంటే ప్రతి అంటే, మా హస్బెండ్ కూడా పాపం ఏమనడు. ఏ మాటకి, ఆ మాటగాని కానీ, ప్రతీదీ డిపెండ్ అవ్వాలంటే నాకే అంటే, ఇంత చదువుకున్నాను కదా! ఎందుకు అని, అట్లా. అట్లా అయితే అనిపించింది. కానీ ఆప్షన్ లేదు. వే వెంటనే నేను ఏం స్టార్ట్ చేశానంటే, ఇట్లా రిమోట్ జాబ్స్ ఉంటాయి కద మనకి. కొన్ని.
అదేలెండి. అదేలెండి. అవును వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఏమన్న కొన్ని, కొన్ని ఉంటాయి, అవును.
అవును. అవును. ఫస్ట్ ఒకటి చేశాను. అది ఏంటంటే ఆహ్, మనకి అనాటమీ, ఫిజియాలజీ గురించి ఒక క్వెషన్స్ ఇస్తారు. దానికి ఆన్సర్స్ రాస్తే మనకి ఇంత పేమెంట్ అనుంటది. కాకపోతే
ఆహా! బానే ఉంది కదండీ. సింపుల్ గానే.
హ్మ్. బాగుంది కాకపోతే ఇది ఏంటంటే, యూఎస్ బేస్డ్ కంపెనీ అది నైట్ టైమే చేయాలి మనం. ఆహ్, స్టూడెంట్స్ నైట్ అవైలబిలిటీ ఉంటది. మార్నింగ్ అవైలబుల్ ఉండరు.
ఆ! అండి. అయ్యో! ఓకె.
నాకేమో బాబుతో నైట్ టైమ్ అంటే మళ్లీ అది కష్టమే గదా!
అంటే ఎలాగండి మరి చేసేవాళ్ళంటున్నారు గదా! అంటే బాబుని మీరు దొ పెందలగడే పడుకోబెట్టేసి మీరు వర్క్ చేసేవారా అండి?
సో ఆ! అంటే చేశాను. అట్లా కొన్ని ఒక కొన్ని మంత్స్ చేశాను. బట్ అది వర్కౌట్ అవ్వలేదంటే చిన్న బాబు గదా! మధ్యలో లేవడం ఆహ్, ఏడవడం ఇట్లా అంటే పా పక్కన కూర్చొని చేయలేను గదా నేను. ఇంకా సరే అని ఆపాను. తర్వాత మళ్లీ ఏంటంటే జాబ్ సెర్చ్ ఇట్లా వ రిమోట్ జాబ్సే చూసుకున్నాను. ఇక్కడ నేను చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే? నేను కంప్లీట్‌గా మెడికల్ ఫీల్డ్ నుంచి వేరే దానికి షిఫ్ట్ అయ్యానండి. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్.
ఓకె. అదే. మళ్ళీ ఇబ్బంది. ఓకె. అవునులెండి. అవును. అర్ధమైంది. ఏంటండి? ఓకె. అంటే ఎలాంటి జాబ్ అండి?
హ్మ్. అదెలా అంటే? ఇప్పుడు అవునవును.
మీరు ఫిజియోథెరపీ అన్నారు కదా! ఆహ్, నాన్ టెక్నికల్‌లో ఏమన్నా ఇలాంటియి ఇంజినీరింగ్ సైడ్ ఉందా ఏంటి?
ఆ! లేదు. ఇదేంటంటే ఒక స్టార్టప్ కంపెనీ ఉంది. ఆ స్టార్టప్ కంపెనీలో మామూలుగా వేకెన్సీస్ చూసి, అప్లై చేసి, స్టూడెంట్ మెంటర్. అంటే ఇక్కడ ఒక ఇంటర్ అయిపోయిన పిల్లలు ఉంటారు గదా! ఇంటర్ అయిపోయిన పిల్లలు లేకపోతే బీటెక్ ఆహ్, చ ఫస్ట్ ఇయర్ గాని ఫైనల్ ఇయర్ వరకు ఉన్న వాళ్ళు ఏంటంటే కొన్ని కోర్సెస్ నేర్చుకుంటారు.
ఆ! అండి. అవును.
లైక్ ఆహ్, ఫాస్ అది మామూలుగా ఫుల్ స్టాక్ అని ఎస్‌క్యూ‌ఎల్ అని ఇట్లాంటి టెర్మినాలజీస్ <giggles> కూడా కొంచెం నాకు సప్ ఆ! అంటే ఇప్పుడు మీకు నా టెర్మినాలజీస్ ఎంత కష్టంగా ఉంటదో నాకు మీ టెర్మినాలజీస్ అంత కష్టంగా ఉంటదనమాట. సో కంప్లీట్ ఫీల్డ్ మారిపోయాను. బట్ అక్కడ ఏంటంటే వాళ్ళు ఆహ్, ఈ కోర్సెస్ నేర్చుకుంటారు గదా! మధ్యలో ఏమన్నా ఎక్కడన్నా స్టక్ అయిపోయి అంటే ఆహ్, ఆహ్, మీకే ఇట్లా ఏదన్నా తెలియకుండా ఇంకా ఆ టాపిక్ అక్కడ ఆగిపోయి నెక్స్ట్ టాపిక్ యెళ్ళకుండా చేయకుండా అట్లా కొన్ని రోజుల నుంచి ఆహ్, లాగిన్ అవ్వని వాళ్ళని మేము అఫ్ మామూలుగా అడగాలన్నమాట ఫోన్ జేసి. ఏమైంది?
నిజమే అండి. అవునండి. అవునవును. ఇది ప్రోగ్రామింగ్ అలాంటి అవును. <laughs> నిజమే అండి. అవును. ఓకె. మామూలుగా అంటే కష్ట కస్టమర్ కేర్‌లాగా <giggles> అండి?
ఆ! టైప్ బట్ పాష్‌గా స్టూడెంట్ మెంటర్ అని పెట్టేసరికి నేను వు అట్రాక్ట్ అయిపోయి జాయిన్ అయ్యాను. అయితే అంటే కానీ రె పిల్ అంటే వాళ్ళు స్టూడెంట్స్ కాబట్టి ఎప్పుడు అంత ప్రాబ్లమ్ లేదు. రెస్పెక్ట్‌గానే మాట్లాడేవాళ్ళు. హ్మ్. సో అట్లా ఉండి మళ్ళీ మెంటర్స్‌కి అసైన్ జేయడం, మెంటర్స్ వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉంటే ఇట్లా ఇలా ఉండేది. బట్ ఇక్కడ ఏమైందంటే? నాకు ఆ జాబ్
అదేలే. <laughs> అయ్యయ్యో! ఆ! అండి. అదేలెండి. అవునులే. అలాగే ఉంటది. ఓకె.
మనకి కాల్ బేస్డ్ అని అంత తెలీదు నాకు ఫస్ట్ ఆహ్, కానీ
అంటే ఇలాగ మీకు ఇలా కాల్స్ చేసి మాట్లాడాలి. స్టూడెంట్స్‌తో ఇలా చెప్పాలి. ఇయన్నీ మొత్తం ఏం చెప్పలేదు స్టార్టింగ్‌లో మొత్తానికి ఇలా అన్నారు. గాని
చెప్పలేదు. అం అంటే జస్ట్ కాల్స్ ఉంటే మినిమమ్ మామూలుగా మామూలుగా పిల్లలతో మాట్లాడాలన్నట్టు ఉంది. అలాగే ఎ పెళ్ళికి ఎలా అంటే ఫస్ట్ 10-5 అని జెప్పారు. సరే బాబు అప్పుడే స్కూల్ అంటే ప్లే స్కూల్‌లో జాయిన్ జేశాము. ఓకె ఆఫ్టర్నూన్ వరకు అక్కడ ఉంటాడు గదా! ఆఫ్టర్నూన్ వచ్చాక పడుకుంటాడు గదా! ఇదేదో బావుందిలే అనుకున్నాను నేను యాక్చువల్లీ.
హ్మ్. ఆ! అండి. ఓకె.
తర్వాత అదేలా చేశారంటే, 11-7 అని, తర్వాత 12-8 అని, తర్వాత, 1-10 అని చేశారు.
అటొ పిల్లండి. అంటే, మీకు టార్గెట్స్ ఏమన్నా ఇచ్చేవాళ్ళా? అంటే రోజుకి ఇన్ని కాల్స్ చెయ్యాలి. ఇన్ని మొత్తం, ఎన్ని డబ్ట్స్ చేయాలా మాములుగా?
ఇట్లా టార్గెట్స్ అంటే, టార్గెట్స్, ఇన్సెంటివ్స్ ఇవేమీ లేవు కానీ, ఎలా అంటే అది వర్క్ ప్రెషర్ ఎలా అయిపోయిందంటే అండి. ఇప్పుడు 1 వన్ అవర్‌కి మనకు ఒక 4, 5 కాల్స్ లేపోతే, 8 కాల్స్ అట్ల ఇచ్చారనుకోండి. మనం కాల్స్ మాట్లాడాలి. అవతల వాళ్ళు ఎంతసేపు మాట్లాడతారో మనం తెలీదు కదా! వాళ్ళు ఒకవేళ క్వెషన్ అడిగి, కంప్లీట్‌గా చెప్పేస్తుంటే మనం ఆపలేము కదా! ఫ్లో. అయితే ఇట్లా కాల్ అయిపోయిన వెంటనే, ఏద్ ఏదైనా మనం రెస్ట్ రూమ్ కెళ్ళి వచ్చేలోపు 1 మినిట్ గ్యాప్ ఉన్నా, ఇంకో కాల్ అటెండ్ అవ్వకపోతే వీళ్ళన్నీ మానిటర్ చేస్తారు కదా! వెంటనే ఓచ్చే నెక్స్ట్ కాల్ ఎందుకు తీసుకోలేదు, అంటే నాకు ఇంక నిమిషం కూడా.
<chuckles> ఆ! ఆ! అండి. ఓకె. అవునండి. నిజమే కదండీ! ఆన్లైన్‌లో, వెబ్సైట్‌లో, వాళ్ళ వెబ్సైట్‌లో. అనిలా క్వశ్చనింగా? అండి పైనుంచి.
హ్మ్. అసలా 1 మినిట్ కూడా గ్యాప్ ఇచ్చేవాళ్ళు కాదు. అది ఎంత హెక్టిక్ అయిపోయిందంటే, ఒకసారి అంటే అవతల వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. ఎంత వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా, మినిట్ టు మినిట్ మానిటర్ చేయడం కష్టం. ఇప్పుడు ఆఫీస్‌లో ఉంటే మినిట్ టు మినిట్ మానిటర్ చేయరు కదా! మనకి.
అయ్యయ్యో! నిజమేనండి. అదే కదండీ. అంటే ఇంకా మొత్తం ఇంకా ఒక కప్ సెకండ్ కూడా అదే 1 మినిట్ కూడా టైమ్ తీసుకోకుండా, గాప్ ఇవ్వకుండా అంటే, మనమేమన్నా మిషన్‌లా అండి? రోబో రోబోట్‌లా కంటిన్యూ చేయడానికి. అదే కదండసలు.
ఆ! ఎప్పుడన్నా, బై ఛాన్స్ బాబుకి బాలేదు. అవునవును. హ్మ్. అదే కదా! అదే ఒకసారి బాబుకి బాలేదు. ఫీవర్ వచ్చింది అని పెడితే, "ముందే చెప్పాలి కదా!" అన్నారు. నాకసలు ఫ్యూజ్ ఎగిరిపోయిందండి. బాబుకి ఫీవర్ వస్తదని ముందే ఎలా చెప్తా నేను?
ఆ! అండి. వామ్మో! అదే కదా! అసలు కొద్దిగన్నా పనిచేస్తుందండి బుర్రాలకసలు. ఇంత దారుణంగా ఉన్నారేంటండీ.
సో నేనైతే ఆ పాయింట్ ఆఫ్ టైమే అండి నాకు ఈ వర్క్ ప్రెజర్ ఎక్కువైపోయి, వెంటనే నేనింకా హెచార్ లేదు, ఏం లేదు. సెన్స్ ఉందా మీకు, బాబుకి ఫీవర్ వస్తుందని, ముందెలా చెప్తారు, ఆ మాత్రం కామన్ సెన్స్ లేకుండా, మీరు హెచ్ఎర్ డిపార్ట్మెంట్లో ఎలా ఉన్నారని, లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి, వెంటనే <chuckles> రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చేసా పంపించేసా, మెయిల్. నాకైతే ఈ వర్క్ ఎన్విరాన్మెంట్ నచ్చలేదండి. నేను 9 ఇయర్స్ జాబ్ చేశాను. ఆహ్
ఆ! అబ్బా! అబ్బా! మొత్తంగా అదేలెండి. అదే మీకొక ఐడియా ఉంటది కదండీ. ఏం చేయాలి, ఎలా చేయాలి, మీకనేది ఒక ఐడియా ఉంటది. మిమ్మల్నే వాళ్ళు అలాగా
హ్మ్. అవును నాకైతే ఈ హ్మ్. అంతే కదా! ఈ, ఇవైతే కరెక్ట్ కాదనిపిచ్చింది. వెల్
హ్మ్. మీరన్నది కరెక్టె మరి.
మామూలుగా.
నిజమండి. వాళ్ళ అన్నదైతే కరక్టు కాదు మరి చెప్పాలంటే. ఏదో ప్రెజర్ మామూలుగా ఉందేంటండి అసలు. ఏదో వర్క్ ఇచ్చారు. ఏదో చిన్న జాబ్. ఇచ్చే సాలరీ‌కి ఇంత, ఇంత స మనకిచ్చేది ఇంత తక్కువ సాలరండి. ఇంత చేస్తారండి వాళ్ళు. <chuckles>
<giggles> ఆ! అన్ అదే కదా! అసలు మినట్ టు మినట్ అండి. అట్లీస్ట్ మధ్యలో 10 మినిట్స్ కూడా ఉండదు బ్రేకు. సో, ఇంకా 8 మంత్స్ చేశానప్పటికి. ఇంకా నా వల్ల కాదని క్విట్ అయిపోయా. <chuckles>
అదే కదండీ. బాగుందండి. ఓకె. వామ్మో! బాగుందండి. అసలు చాలా బాగుంది. అసలు మీరు చెప్పే విధానం. అసలు ఉద్యోగాల నుంచి మీరు ఎలా మారారు, ఎన్ని ఉద్యోగాలు ఎలా మారారు, దానికి తగ్గ రీజన్లు ఏంటి, అసలు ఏమైంది, ఎలా జరిగింది, ఎలా నష్టపోయారు, మళ్ళీ దాన్నించి ఎలా కోలుకున్నారు ఏంటనేది, మొత్తం చాలా వివరంగా, చాలా అంటే, చాలా బాగా చెప్పారండి. మీతో మాట్లాడడం చాలా అంటే, చాలా సంతోషకరంగా ఉంది. మనం మళ్ళీ తప్పకుండా ఒకసారి మళ్ళీ మాట్లాడదామండి. ధన్యవాదాలండి.
హ్మ్. థాంక్ యు. ద ఓకె. ధన్యవాదాలు.